చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వె‌షన్ అండి ఇది. నిజంగా జనాలకి ఒక పర్సనల్ బౌండరీ అనేది ఎవ్వరు మనకి ఇప్పుడున్న సొసైటీ‌లో రెస్పెక్ట్ చేయట్లేదు. చాలా వరకు. అంటే ఇప్పుడు అంటే బయట వాళ్ళంటే కొంచెం మనకెందుకులే అని అనుకుంటారు. వాళ్ళ విషయాలు, వాళ్ళ ఇంట్లో విషయాలు అని. కానీ మన ఇంట్లో విషయాలు మన రిలేటివ్స్ వీళ్ళు అస్సలుగా ఆహ్, రెస్పెక్ట్ చేయరు. ఇది వి వాళ్ళ పర్సనల్ విషయం. ఇది ఇప్పుడు ఒక కెరియరనేది వాడి పర్సనల్ చాయిస్. లేతే వా వాడి డ్రెస్సింగ్ అనేది వాడి పర్సనల్ చాయిస్. వాడేయే వాడొచ్చు ఇప్పుడు మేకప్ ఎసుకుంటున్నారా? లేకపోతే ఎట్లా రెడీ అవుతున్నారా? అనేది వాళ్ళ పర్సనల్ చాయిసని ఒక మనకెందుకో అని అస్సలనుకోరు. ప్రతి దాంట్లోనూ వాళ్ళేలు పెట్టేయాలి.
హ్మ్. <chuckles> హ్మ్. ముఖ్యంగా, ముఖ్యంగా సెకండ్ అవును. సెకండ్ జనరేషన్ వాళ్ళ తోటి. అంటే, వాళ్ళ సమకాలికులు తోటి అంత ఇది ఉండకపోవచ్చు కానీ. ఇప్పుడు మామయ్య, పెదనాన్న ఉన్నారనుకోండి వాళ్ళైతే ఇంకా మనల్ని ఓన్ చేసేసుకుంటారు. హ్మ్.
అవును. నిజమే.
అవునా? హ్మ్. <smacks lips> సో
నిజమేనండి. అంటే ఇట్లాంటివి చాలా అయ్యింటాయి. అంటే మా మావయ్యలు కొంచెం క్లోజే చిన్నప్పటి నుంచి నాకు. ఇంక ప్రతి దాంట్లోనూ ఓ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఒపీనియన్స్ పాస్ చేసేస్తూ ఉంటారు. నేను మొఖం మీద వాళ్ళకి చెప్పలేను. లైక్ థిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని. ఎందుకంటే వాళ్ళు ఆహ్, వాళ్ళు గ్రోనప్ అయ్యింది అ అలాంటి ఈ థింగ్స్‌లో. అవును. అలాంటి వాతావరణంలో. ఇప్పుడొచ్చేసి సడెన్‌గా ఇప్పుడు మామూలుగా నేను నాకు కొంచెం మేకప్ ఏసుకోవడం ఇష్టం. మేకప్ ఏసుకున్నాననుకో, "ఎందుకేసుకున్నావు? ఎందుకు? బానే ఉంటావు కదా! ఎందుకేసుకున్నావు?" అంటే, ఎందుకేసుకున్నా అంటే వేసుకోవాలి అనిపించింది కాబట్టి వేసుకున్నాను. నేను ఎవ్వరికీ ఆన్స‌ర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకేసుకున్నావనేది.
హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. వాతావరణంలో అవును. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. అవసరం లేదు. ఆ ప్రశ్న ఎదురవ్వగానే కొంచెం అన్ కం‌ఫర్టబుల్ ఫీల్ అయిపోతాం మనం వెంటనే. అవును.
అవును. అది కాన్షియస్ అయిపోతాం. ఇప్పుడు మేకప్ ఎసుకునేది ఎందుకు మనం అంటే మేకప్ తెలియకుండా ఎందుకేసుకోవాలి. ఏసుకుంటున్నాం అనేదే మనం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం కోసం. కాబట్టి తెలుస్తది మేకప్ ఏసుకుంటే వేసుకున్నట్టు. నే నేను నాలాగే ఉండేదట్ట‌యితే ఎందుకన్ని డబ్బులు పెట్టుకొని, మ్యాక్ ప్రొడక్ట్స్ 3,000 పెట్టుకొని కొనుక్కుంటాను.
హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> హ్మ్.
సేమ్. ఆ! మొహం గడుక్కుని వచ్చేస్తా గదా! అలానే ఉండాలనుకుంటే, వేసుకున్నానంటే నేను వేసుకున్నానని ఎదుటి వ్యక్తికి తెలియాలనే వేసుకుంటాను. తెలిసినా క్వషన్ చేయాలని వేసుకోను. ఓకే. వేసుకున్నారు బావుందంటే, బావుందనుకో. బాలేదనుకో, ఓకే. ఇది బెటర్ చేసుకోవచ్చేమో అని సజెషన్ ఇస్తే తీసుకుంటాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఫీమేల్ ఫ్రెండ్షిప్‌లో చాలా మంది సజెస్ట్ చేస్తారు, కొంతమంది కరెక్ట్ చేస్తారు, అవి బావుంటాయి.
అవును. అవును. హ్మ్. కరెక్ట్.